అమ్మబాబోయ్! అదే. అంటే అసలు మీకు ఏ ఐడియా లేకుండా గూడా ఇంత 100 మందిని టీచ్ చేసి కోచింగ్ సెంటర్ పెట్టారంటే చాలా గొప్ప విషయం. హ్మ్.
ఆ! 100 మంది జాయినైపోయారు. మేము ఇంకా అవునండి. ఆ 100 మందిని ఆ! ఆ 100 మందిని మేమొకే బ్యాచ్ కాకుండా ఆహ్, 3 బ్యాచెస్‌గా ఆహ్, 3 బ్యాచెస్‌గా డివైడ్ చేశామండి. థర్టీ థర్టీ థర్టీ.
ఓహో! అంటే ఇప్పుడు మీరు క్లాస్ జెప్తే, మీరు 30 మెంబర్స్‌కి క్లాస్ జెప్తే, మీ ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి జెప్పేవారిట్లా.
అట్లా లేదండి. అంటే ఇప్పుడు చాలా 4 పేపర్స్ ఉంటాయి గదా! 4 పేపర్స్‌ని ఒక్కొక్కరు చెప్పేవాళ్ళము. ఇంక అంటే ఎవరైనా తక్కువబడితే వేరే వాళ్ళని రిక్రూట్‌మెంట్ చేసుకున్నామనమాట ఇద్దరము. ఒ ఒక బ్యాచ్ 30 మంది. అంటే ఉదయం ఒక బ్యాచు, మధ్యాహ్నం ఒక బ్యాచు ఈవెనింగ్‌ ఒక బ్యాచు. మేము నలుగురం కలిసి ప్రతి వ అంటే నేను ఒక పేపర్, మా ఫ్రెండ్స్ ఒక పేపర్, అలా బ ప్లాన్ చేసేసుకొని చాలా కాన్సంట్రేషన్ చేసి పిల్లలకు మోటివేషన్ చేసేసి మంచిగా ప్రిపేర్ చేయించి, మంచిగా ఎగ్జామ్స్ పెట్టి మేము చేసాము. ఆహ్, ఆ నోటిఫికేషన్ వచ్చిందాకా వచ్చాక పిల్లలు రాసారు. సో, ఆ 100 మందిలో ఆహ్, ఆల్‌మోస్ట్ 15 మంది గ్రూప్ ఫోర్‌ సెలెక్ట్ అయ్యారండి.
ఓకే. ఆ! ఓకే. ఓకే. హ్మ్. హుహు. హ్మ్. ఓహో! అదే. <chuckles> అదే, ఆ సంఖ్య చాలా పెద్దదే అండి. 15 మంది అంటే మామూలు విషయం గాదు. ఇంకా మీరు పెట్టిన మొదటి బ్యాచ్‌లో అంటే అది చాలా గొప్ప విషయం. అదే అదే.
15 మందంటే కూడా ఒకే ఇన్‌స్టిట్యూట్ చాలా మంచి మంచి పర్సెంటేజే. అవునండి. గొప్ప విషయం. సో, ఆ మౌత్‌ స్ప్రెడ్‌తో నేనింక మా పేరుగా ఇది చాలు రా మనంగా ఇక్కడ క్లిక్ అయిపోయం. అంటే మనిషికి 5000, 5000 ఏసుకున్నా, అటు 100 మందంటే మేం చాలా మాకు ప్రాఫిట్‌నే ఒచ్చింది.
అవునవును. చాలా ప్రాఫిటొచ్చింది. అంటే దగ్గర దగ్గర 5,00,000. ఆ! ఇంకా మీ ఆఫీస్ ఖర్చులు ఇన్‌వెస్ట్మెంటంతా బొయినా గూడా మిలుగుంటది. హ్మ్.
ఆ! చాలా ప్రాఫిటొచ్చింది. ఆ! చాలా మంచి ప్రాఫిట్టే వచ్చింది. ఆ! ఆ! అంత్ అంతే అండి చాలా మిగిలుంటుంది. సో, అంటే మేమేమనుకున్నాం మనకు లాభం చూసుకోకూడదు ఫస్ట్ అటెంప్టు. దాని తర్వాత ఇంకా ఎక్కువ చు మనం తర్వాత ఆలోచిస్తాం
హ్మ్. అదే 15 మందికొచ్చింది కాబట్టి ఇంకా చాలా మందే జాయినయ్యుంటారు.
అవునండి. జ జాయినయ్యతరు ఆ విధంగా మేము కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మేమనుకోలేదు జీవితంలో ఈ విధంగా ఎళ్తామని. కానీ, ఇప్పుడు నేను నేనేంది ఆ! అవునండి. నేను అని ఒక ఐడెంటిటీని నేను ఇక్కడ ప్రూవ్ చేసుకోగలిగానండి. ఇక నాకు చాలా సంతోషం ఉంది. ఈ విషయంలో.
అదే అదే. అంటే అదే మీరు గ్రహించారింక. హ్మ్. ఓకే. ఆ! చాలా బాగా చెప్పారండి అసలు. మీరు మిమ్మల్ని ఎట్లా గనుక్కున్నారో, అంటే దాన్ని మళ్ళీ అలానే వదిలేయకుండా, దాన్ని మీరు ప్రొఫెషన్‌లా ఎలా మార్చుకున్నారో అని చాలా అద్భుతంగా జెప్పారండి. ఆ! మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి.
అవునండి. నిజమండి. నిజమండి. నాకు కూడా అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.

అయితే గ్రాడ్యుయేషన్ అయిపోయాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే, నేను ఇటు ఆహ్, గ్రూప్-2, గ్రూప్స్ ఏదో రాయాలా అన్నట్టు
ఓకే. యూపీఎస్సీ సైడు.
ఆ! యూపీఏ కాదు. మనం ఒక స్టేట్ సర్వీస్ సింపుల్‌గా. ఆ! ఏదో గ్రూప్-2 ఓ, గ్రూప్-3 యో సెలెక్ట్ అవ్ అయిపోదాము. ఆహ్, అనే విషయము అంటే నేను అలా దానికోసమని నేను ఇంకా పీజీలో కూడా పీజీ కోర్స్ కూడా ఏదో ఒకటి చేయాలి కదా! అని ఒక చిన్న కోర్స్ చేసేశాను. 2 ఇయర్స్ అయిపోయింది. సరదాగా. ఆ అది అయిన తరువాత ఆహ్, కొద్దిగా సమయం పేస్ట్ అనిపిచ్చిందక్కడ. కాకపోతే ఇంకా నేను గ్రూప్-2 కాబట్టి ఏదో పీజీలో ఆహ్, పీజీలో పొలిటికల్ సైన్స్ చేసేసానండి.
ఓకే. ఓకే. హ్మ్. ఓహో! హ్మ్. ఓహో! ఆ! అంటే కంప్యూటర్ సైన్స్ నుండి పొలిటికన్ సై పొలిటికల్ సైన్స్ చేసారు గదా! అంటే ఎవరు ఏమనలేదా? అంటే కుటుంబం నుండి కొన్ని అంచనాలుంటాయి గదా! ఇట్లా కంప్యూటర్ సైన్స్ చేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీరేగాని
పొలిటికల్ సైన్స్. అంటే పొలిటికల్ సైన్స్ చదివితే రేపు నాకు <chuckles> చేశాను. అవు ఖచ్చితంగా. అమ్మో! చాలా అవును. అసలు ఎక్కడికెళ్తున్నావు నువ్వు? ఏమి అని అన్నారు నాకు. ఆహ్, అయితే నేనన్నాక నేను ఆహ్, లేదు నేను ఇట్లా గవర్నమెంట్ జాబ్‌కు నాకు నేను నాకు ఇదైతే సూటవుతది. ఆహ్, వేరే వేరేవి అయితే నాకు చేయలేను. నాకు ఈ సాఫ్ట్‌వేర్ జాబ్‌లు ఇవన్నీ నాకు ఇష్టం లేదు. గంటలు తరబడి అని చెప్పాననమాట. ఆహ్, ఇంకా వాళ్ళు కూడా పెద్దవాళ్ళు పెద్దగా ఫోర్స్ చేయలేదు. సరే నీకంటూ ఒక క్లారిటీ ఉన్నప్పుడు జీవితం గురించి మేమెందుకు ప్రెజర్ చేసి మళ్ళా రేపు పొద్దున ఏదైనా అటు ఇటు అయితే మమ్మల్ని ఆహ్, ఆ ఆ అంటావు. ఆ! రిస్క్ ఎందుకు అని
<laughs> ఆ! హ్మ్. ఓకే. హ్మ్. హుహు. ఓకే. అదే. <chuckles> అవునవునవును. వాళ్ళకి ఆ రిస్కేందుకు అని సరే, మీ ఇష్టమని చెప్పి మీ ఆ పొలిటికల్ సైన్స్ జెయ్యనిచ్చారనమాట. ఓకే.
అవును చెప్పేసారండి. అయితే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక. ఏమైపోయిందంటే? ఆహ్, నోటిఫికేషన్ వచ్చింది. ఆ! నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, కొద్దిగా అంతకుముందు కూడా కొద్దిగా ప్రిపేర్ అయ్యాం. కొద్ది సీరియస్‌గానే గ్రూప్-2 కోసము కోచింగ్ తీసుకోవడము, ప్రిపేర్ అవ్వడం, ఇలాంటివి ఆహ్, ఆహ్, బాగా కష్టపడ్డానన్నమాట. ఆహ్, అంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ రూమ్‌లో కూర్చొని, సరైనటువంటి పుస్తకాలు సేకరించుకొని, ఆహ్, తర్వాత ఒక టైమ్ టేబుల్ వేసుకొని ఇలా ప్రిపేర్ అవుతూ వచ్చాను. అయితే ఈ క్రమంలో ఒక నలుగురు మేము కూర్చున్నాం, కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం గదా! ఆహ్, కొద్దిగా అంటే నేను మరీ నా నాలెడ్జ్ పర్సనని చెప్పను గాని. ఏదైనా ఒక విషయాన్ని చాలా క్లారిటీగా అవతల వాళ్ళకి చెప్పగలతానన్నమాట. అది అదొకటి. ఇప్పుడు సబ్జెక్ట్ విషయం వచ్చింది అనుకోండి మా ఫ్రెండ్స్ అడుగుతారు "అరె! ఈ విషయం నాకు అర్థమవ్వట్లేదు. ఇది ఎట్లా అంటే" చాలా వివరంగా, క్లుప్తంగా దాన్ని విడమర్చి చెప్తే, "అరె నువ్వు సూపర్ చెప్తావురా నిజంగా. కోచింగ్ సెంటర్‌ల కంటే నువ్వు" ఆ!
హ్మ్. హ్మ్. హుహు. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అంటే మీరు ఎక్స్‌ప్లనేషన్ బాగా చేస్తారన్నమాట. అంటే ఒక టీచర్ క్వాలిటీస్ ఉన్నాయి మీకు.
బా చేస్తారన్నమాట. ఆ! ఆ! అవునన్నమాట. "నువ్వు ఇంత బాగా చెప్తావు కదరా! ఒక మంచి మంచి" ఆహ్, హ్మ్.
హ్మ్.

ఆ! ఏమనుకున్నారు? ఇంకా చాలు టీచర్ జాబ్ చేసేయాలని అనుకున్నారా మళ్ళీ?
అంటే కొద్దిగా బాధ అనిపించింది. అహా! లేదండి. నాకు అప్పుడనిపించింది. అరే! ఆహ్, ఇంత గట్టిగా ప్రయత్నించినాను కదా! ఎందుకు నాకు రాలేదు? ఎక్కడ మైనస్ చేసాను అని. మేము ఫ్రెండ్స్ కొద్దిగా అంటే మా నలుగురికి రాలేదు నిజంగా మా బాచ్‌లో. ఆహ్, అదే మనం ఎక్కడ తప్పు చేసాం రా? ఇంత సిన్సియర్‌ ప్రిపేర్ అయ్యాము అంతా. "అవునురా కనీసం మాకు రాకపోయినా నీకైనా వస్తదనుకున్నాము. నువ్వెంత బాగా ఎక్స్‌ప్లైన్‌ చేసావు" అంటే, మరి ఎక్కడ మిస్ అయిందంరా అని మళ్ళా మా మళ్ళీ ప్రిపేర్ అయ్యాము. ఆహ్, మళ్ళి ప్రిపేర్ అయితే, మళ్ళా అదే పరిస్థితి మాకు. మిస్ అయిపోయింది. ఎంత బాధ అంటే మాకు నరకమనుకోండి ఇంకా. ఇప్పుడు ఈ సొసైటీ ప్రెజర్ ఎలా ఉంటుంది. ఆహ్, చెప్పన్ చెప్పనక్కర్లేదు. అటు ఇంట్లో వాళ్ళు, వాటెంస్ మిస్ అయిపోయింది. ఇటు
హ్మ్. అయ్యో! ఓహో! <laughs> హ్మ్. అదే! ఇంకా అప్పటికే ఆ వయసు పెరిగిపోయుంటది. ఇంకా అందరూ ఎక్కడికి పోయినా అడుగుతుంటారు. మీకన్నా మీ అమ్మ నాన్నలని ఎక్కువడుగుతారు ఇంకా. మీ కొడుకు ఏం చేస్తున్నాడు? రాలేదా?
ఆ! ఆహ్ ఆ! అవుతారు. అంటే మేము సరదాగా ఫ్రెండ్స్ అందరము ఓకే, చాలా బాధలో ఉన్నాం. ఇందాక అందరూ ఒక డ్రింక్ ఆహ్, ఒక కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఆహ్, ఉన్నప్పుడు మ డిస్కస్ చేసుకునేటప్పుడు. ఇంగ నాకు ఒక రకమైన ఆలోచన. నిజంగా నా న నేను, నేను ఒక గ్రూప్-2 లేతే ఇలా సెలెక్ట్ అయితే బా బాగుంటుందా? లేకపోతే ఇలా కేరియర్ చ ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఎట్లా నేను ప్రూవ్ చేసుకోవాలా? ఆహ్, నాకు టీచింగ్ స్కిల్స్ బాగున్నాయి కదా! సో, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా! నేను, నేను అంటే చాలా మంది అంటే ఆహ్, చెప్పడము ఎవరికైనా విషయం నాకు బాగా ఇది నాకు కూడా అనిపించింది ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాను కదా! ఒక విషయాన్ని స్పష్టంగా. నేనెందుకు సొంతంగా కోచింగ్ సెంటర్ పెట్టుకోకూడదు. నేనెందుకు 10 మందికి ఆహ్, నేనే కోచింగ్ అంటే గ్రూప్-2 స సెలెక్ట్ మంచి కోచింగ్ ఇచ్చేసి, మంచి ర్యాంకర్స్‌కి నేను ఎందుకు చేయకూడదు? ఇప్పుడు నేను ఇప్పుడు నాకంటూ సంఘంలో ఒక ఐడెంటిటీ వస్తుంది కదా! నేనేంటో 10 మందికి తెలుస్తుంది. ఇప్పుడు ఒక కో
హుహు. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. అవును. ఓకే. ఆ! అవునండి. నిజమే. అంటే అసలు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ కింద పనిచేయడానికైనా దీంట్లో ఏంటంటే, మన కిందే వీ వీళ్ళు చదువుకొని ఇంకా వాళ్ళు గొప్పోళ్ళైతే మనకే పేరొస్తది ఇంకా.
ఆ! చదువుకుని 10 మందికి ఆ! 10 మందికి ఉద్యోగం ఇవ్వగలుగుతాం మనము. ఫ్యాకల్టీ తీసుకురాగలుగుతాము. ఆహ్, కొద్దిగా పెట్టుబడి పెట్టుకొని, కొద్దిగా కోచింగ్ ఇన్స్‌టిట్యూట్ స్టా స్టార్ట్ చేసేస్తే, క్లిక్ అయితే మనకి ఎట్లాగో టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి. మనకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటే బాగుంటుంది కదా సమాజంలో. ఏదో చిన్న గ్రూప్-2 ఏదో చిన్న ఇప్పుడు గ్రూప్-2, గ్రూప్-3 జాబ్ తెచ్చుకొని, ఏదో ఏదో క్లర్కో లేకపోతే ఏదో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌లో ఏదో వర్క్ చేసుకుంటూ జీవితాంతం ఉంటే, మనకు అక్కడ ఈ మనం అంటూ ఏం ఉండదక్కడ.
హ్మ్. అవును. అవునండి.

అదే! అట్లా ఆలోచించి మళ్ళీ ప్రయత్నించారా? హ్మ్.
ఇస్తూనేమాట. ఆ! ఇటు డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా మంచిగా ఆహ్, ఏమంటారు? ఆహ్, మనకు కోచింగ్ ఇవ్వచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చని మా ఫ్రెండ్స్‌తో ఉదయం లేవగానే ఇట్లా ఆహ్, అం చర్చించాను. అరె! మనం అం నలుగురము ఎట్లాగో నలుగురం ఓడిపోయామురా! అయినా నాకేం బాధ లేదు. మనమెందుకు కో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ మనం సొంతంగా పెట్టుకోకూడదు?
ఓకే. హ్మ్. అది అద్భుతమైన ఐడియా అసలంటే, ఇట్లా నలుగురికి గూడా రాలేదు గాబట్టి, ఇంక నలుగురికి కూడా ఇలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. నోలెడ్జ్ గూడా ఉంది కాబట్టి
ఆ! అవును. ఉంది. మనకెలాగో ఉంది. ఇప్పుడు నాకొక సబ్జెక్ట్, నువ్వొక సబ్జెక్ట్ నాలుగు ఇంకా మనకు కావాల్సిన ఇద్దరు, ముగ్గురిని మనము ఆహ్, రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. మనము ఒక్క నోటిఫికేషన్‌కి అం అందరితో పాటు మనము కొదిగా తక్కువ ఫీజ్ పెట్టేసి, మంచిగా మెటీరియల్ అందిచ్చి, మంచి క్లాసెస్ చెప్తే, చాలు ఒక 50 మంది రాని, ఈ నోటిఫికేషన్‌కి. నెక్స్ట్ నోట్ నోటిఫికేషన్‌కి ఆటోమేటిక్‌గా మనకు మౌత్ టాక్కే స్ప్రెడ్ అవుతుంది కదా! ఆ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో బాగా చెప్తారు. ఆహ్, మంచి యంగ్‌స్టర్సు అని, అని ఒస్తే ఆ! వర్డ్ ఆఫ్ మౌత్. మనకు చాలా ఉపయోగపడుతుంది కదా! అని మేము ఆహ్, అరేయ్! నువ్వు మంచి ప్లాన్ చెప్పావురా. ఈ గ్రూ ఈ జాబులు రావు ఏమి రావు. ఆహ్, ఈ విపరీతమైన కాంపిటీషను. మనం కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టేసుకుందాం పదా! ఆహ్, నువ్వు ప్లాన్ చేసేసేయ్ మనం డబ్బు ఎట్లైనా అరేంజ్ చేసేసుకొని ఒక చిన్నది ఏదన్నా రెంట్ తీసేసుకొని, ఒక బోర్డ్ పెట్టేద్దాము పేరు పెట్టేసి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మనమేంటో హ్మ్, మ నువ్వు నేను ఆ! నువ్వేంటో తెలవాలి. ఆహ్, మీ రేపు నువ్వు మీ ఊర్లో కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఏం చేస్తున్నావ్ అంటే, కోచింగ్ సెంటర్ పెట్టుకున్న, కోచింగ్ సెంటర్ ఆహ్, నడిపిస్తున్నా. 100ల మందికి కోచింగ్ స కోచింగ్ ఇస్తున్నా అని. ఆ! వేరే ఉంటుంది. ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి డైరెక్టరు, ఫౌండర్ అంటే. ఆహా! అంటే కూడా. సో, మేము అనుకున్నాము
హ్మ్. అదే! అదే! ఆహ్, బర్డ్ ఆఫ్ మౌత్ అంటారు కదా! హ్మ్. ఓకే. <chuckles> ఆ! అదే! నలుగురికి తెలియాలి అన్నట్టు ఇంకా డిసైడైనారు. ఓహ్! అవునవును. అవునవును. హ్మ్. అదే! ఇ ఇప్పుడు చాలా మంది స్టార్‌టప్స్ అని, ఫాన్సీ వర్డ్ యూజ్ జేషి ఇదే జేస్తున్నారు కదా! హ్మ్.
ఆ! ఇదే చేస్తున్నారు కదండీ! సో, మ అంటే మాది గూడా ఇక్కడ స్టార్ట్ అప్ లాగానే ఇంకా. <chuckles> నిజం చెప్పాలంటే. సో, ఏవైతే భయాలు ఇవన్నీ ఉన్నాయో అన్ని పక్కకు పెట్టేసాము. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాము. ఆ తర్వాత అద్భుతంగా మేము కొద్దిగా చిన్న, చిన్న యాడ్స్ ఇచ్చుకోవడము, ఇవన్నీ చేయడంతో మాకు ఫస్ట్ బ్యాచే మీరు చెప్తే నమ్మరు. చిన్న తక్కువ ప్రతి వ్యక్తికి ఆహ్, అంటే ఒక 4 నెల్లు‌కి మేము తక్కువనే ఫీజ్ పెట్టాం. 4 నెల్లు అంటేప్పుడు గ్రూప్-4 ఒచ్చింది. గ్రూప్-4 నోటిఫికేషన్‌కి అంటే, 6 నెల్లు 6 నెల్లు‌కి, మేమొక 5 వేలే పెట్టామండి. ప్రతి మనిషికి ఒక 5 వేలు పెట్టాం. 5 వేలు పెట్టేసరికి ఆ!
అవునవును. <chuckles> నిజమే. ఓహో! ఆ! ఓకే. ఆ! ఓకే. అంటే చాలా తక్కువలో మిగతా కా మీ కాంపిటీషన్ కన్నా తక్కువ ధరలో పెట్టేషి
చాలా తక్కువ. మనీస్ మనం కష్టపడదాము. మనం నష్టమైన, నష్టమైనా లేకపోతే ఎంత ఆ, హ్ లాభం వచ్చి మనం భరించుకుందాము. మనం క్లిక్ అవ్వాలి స్ మనం క్లిక్ అవ్వాలని 5 వేలు పెట్టాము. సో, ఆహ్, ఆహ్, తక్కువ పెట్టడము, తరవాత ఆహ్, మన టీచింగ్ స్కిల్స్‌తో దాదాపు డెమో ఆహ్, అంటే ఫస్ట్ డెమోస్‌కొచ్చి వినేవాళ్ళన్నమాట. సొ, డెమోస్‌కొచ్చి విన్నప్పుడు మా టీచింగ్ స్కిల్స్ నచ్చి మౌత్ స్ప్రెడ్ అయ్యి దాదాపు ఒక 100 మంది జాయిన్ అయిపోయారండి.
హ్మ్. ఓకే. ఆహా! హ్మ్.